ఈ సోషల్ మీడియా మీ క్రియేటివిటీ‌ని ఎలా మార్చిందండి?
హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కలి జీవితంలో ఒక భాగం అయిపోయిందండి మొత్తం అంతా చూసుకుంటే గనక. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడాను చేతిలో మొబైల్ పట్టుకొని అది రైలెక్కిన, బస్సెక్కిన ట్రాఫిక్‌లో ఉన్నా గాని ఏదన్నా గాని ఈ రోజు మొత్తం అంతా గాని సోషల్ మీడియా‌లోనే జరిగిపోతావుంది.
అవును. అంతే. ఆహా! ఆ! <chuckles> ఆ! అంతే కదా! <chuckles> చాలా మట్టుకు ఆ ఆహా! <chuckles> ఓకే. ఆ!
ఆ! అలానే అవుతుంది మొత్తం అంతా. హ్మ్. నేను, నేను నేనొక దేశం ఎళ్ళానండి. అక్కడ దేశం‌లో ట్రైన్ ఎక్కుదాం అని చెప్పేసని నేను అక్కడ నుంచున్నాను ప్లాట్‌ఫా‌ర్మ్ మీద. ఇది ఒక ఉదాహరణగా జెప్తాను. అక్కడ నుంచుంటే ప్లాట్‌ఫా‌ర్మ్ దెగ్గర నుంచుంటే, అందరు కూడాను మొహాలన్నీ తలకాయ దించేసుకొని ఫోనులు చూస్తా ఉన్నాయి. నాకెంత ఆశ్చర్యంగా ఉందంటే అంత ఆశ్చర్యమనిపిచ్చింది.
ఆ! <chuckles> ఆ! మొత్తం అందరూను. <chuckles> నించుండిపోయి. అక్కడంతాను. ఆ!
అదే కదా! అంత భాగం అయిపోయిందన్నమాట సోషల్ మీడియా మనకి. ఎందుకనంటే
అప్పుడు మీరు మీకేమైనా క్రియేటివిటీ మీరు చేయగలిగారా?
క్రియేటివిటీ అంటే నాకు నాకు ఖచ్చితంగా చెప్పాలనంటే నేను దాని వల్ల నాకు ఒక ఉద్యోగం కూడా ఒచ్చింది. సోషల్ మీడియా వల్ల.
ఆ! అది. ఆ!
అది. ఏంటంటే <smacks lips> ఇప్పుడు నేను మొన్న భారత దేశంలో ఉన్నప్పుడు నాకు కోవిడ్ టైంలో అనుకుంట! ఇది. హ్మ్. యాహ్! యాహ్! అమెరికా నుంచి ఒక కాలొచ్చింది. "ఇలాగ మేము సోషల్ మీడియా కోసం చూస్తున్నాము. మీరు ఏమన్నా చేయగలరా?" అని జెప్పేసని.
ఆ! ఆ! అది. చూడండి అక్కడి నుంచి కూడా కాలొచ్చింది. అంటే ఆహ్, మీ యొక్క నైపుణ్యత వాళ్ళు గె గ్రహించారు. అది. ఆ!
ఆ! అదన్నమాట. ఆ! అలా ఉందన్నమాట. హ్మ్. అవును. ఇంకా ఏంటి అనంటే నేను డిజైనులు కానియండి అవన్నీ చేస్తా ఉంటానన్నమాట మొత్తమంతా. ఆ డిజైన్ చేసినయన్ని కూడాను వాళ్ళకి వాళ్ళ కంపెనీల్లో గాని, ఏదన్నా గాని వాళ్ళు పెట్టుకోడానికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసని వాళ్ళు భావించారన్నమాట. దానికోసమని చెప్పేసని నన్ను తీసుకున్నారు.
అది. ఆహా! అది. మిమ్మల్ని తీసుకున్నారు. అది. బావుంది కదా! అది చక్కగా మీకు ఒక జాబు ఏర్పడిందంటే అది నిజంగా సోషల్ మీడియా.
తీసుకొని హ్మ్. అవును. శుభ్రంగా ఇంట్లో కూర్చొని చేసుకునేది, నాకైతే అసలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
అది. చాలా బావుంది నిజంగాను. ఆ!
హ్మ్. ఎంత, ఎంత చక్కగా జరిగిందంటే అది గూడాను అసల నన్నసల ఇబ్బంది పెట్టేవాళ్ళే కాదు మొత్తం అంతా గూడాను చాలా అంటే చాలాగా. హ్మ్.
ఆ! ఆర్, ఆ డిజైనులు ఇప్పుడు మీరు డిజైనులవి చేశారంటున్నారు. దానికోసం మీ సోషల్ మీడియాని మీరెలా వాడుకున్నారు? ఎలా మీరు క్రియేటివిటీని అంటే
అవును. నా సోషల్ మీడియాని నేను వాడలేదండి. నా సోషల్ మీడియాని నేను వాడలేదు. వాళ్ళు వాళ్ళయి వాళ్ళిచ్చారన్నమాట వాళ్ళ ఎకౌంట్‌లు వాళ్ళిచ్చారు. దాన్ని మనమిక్కడి నుంచి మనం డిజైన్ చేసినయి గాని, ఏయన్నా గాని ఆ సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయటం వల్ల వాళ్ళకి, వాళ్ళకి దాని వలన వ్యాపారం అనేది జరిగిందన్నమాట. ఇది ఒక హ్మ్. నా క్రియేటివిటీని హ్మ్. నా క్రియేటివిటీ అనేది అవును. నా క్రియేటివిటీ అనేది వాళ్ళకి ఉపయోగపడింది వ్యాపార పరంగా పెరగడానికి కానియండి, ఏదైనా గానియండి. ఆ! అది ఒక వ్యక్తి హ్మ్. ఒక వ్యక్తి హ్మ్.
ఆ అదే. ఆ! అది. అది వ్యాపారం అంటే మీ క్రియేటివిటీ ఎలాగా ఉపయోగపడింది? అది అలా ఉపయోగించుకున్నారు. హ్మ్. అది. <chuckles> అంతే కదా! అది. ఆ! తర్వాత స్ ఆ! సోషల్ మీడియాలోని మీరు ఎలాగా ప సంబంధాలెలా కలుపుకుంటున్నారు? గోకు
నాకైతే మాత్రం సోషల్ మీడియా చాలా వరకండి. ఎందుకనంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం ఎళ్ళాలనుకున్నప్పుడు నేను, నాకైతే నేను నేనైతే భారత దేశంలో ఉందామనుకున్నాను కానీ నాకు అత్యవసర పరిస్థితుల వల్ల నేను వేరే దేశానికి ప బయలుదేరాల్సి ఒచ్చింది. నాకక్కడ అక్కడ వ్యక్తులు ఎవరు తెలీదు. కానీ నాకేదన్నా అవకాశం ఉంది అని చెప్పేసనంటే ఒక వ్యక్తిని కలుసుకోవడానికి నాకు ఈ సోషల్ మీడియా మాధ్యమం అనేదే దొరికిందన్నమాట నాకు మధ్యలో.
ఆ! అవును. వేళ్ళవలసొచ్చింది. అది. ఆ! ఆ! ఆ మాధ్యమం ద్వారా మీరు వ ఒక నే
హ్మ్. వేరే వ్యక్తిని, వేరే వ్యక్తిని కలుసుకోడానికి నాకవకాశం దొరికింది.
అది. తర్వాత మీరు నేర్చుకున్నారు కూడాను. ఎలాగ మనం పా అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్సు ఇవన్నీ మీరు నైపుణ్యతని పెంపొందించుకున్నారు. ఈ దీని ద్వారాను. ఆ!
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. <smacks lips> నేను నేనిప్పుడు ఇబ్బంది పడ్డాను కదండీ. నేను ఇబ్బంది పడినట్టుగా ఎవ్వరు పడకూడదని జెప్పేసని నేను సోషల్ మీడియా‌లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాననమాట ఫేస్‌బుక్‌లో.
ఆ! ఆ! అది చూసారా. అది అంతా నైపుణ్యత. మీకులో మీలో ఉన్నది. ఆ! అది.
ఆ! అది చూడండి. ఆ! ఫేస్‌బుక్‌లో గ్రూప్ క్రియేట్ చేసి పలానా వ్యక్తులు ఎవరన్నా ఈ దేశానికొస్తంటే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పేసని నేను అలాగా చేయటం వల్ల ఎంతో ముందుకు ఉపయోగపడింగ ఆహ్, ఉపయోగపడిందనమాట అది.
అది చూసారా. అది అదే, అదే మరి క్రియేటివిటీ అంటేను. తర్వాత ఆ!
హ్మ్. అదే కదండి. చాలా వరకు నాకు చుట్టుపక్కలున్న మన దేశస్తులు కానియండి అందరి దగ్గర నుంచి కూడాను మంచి మన్ననలు పొందాననమాట నేను. ఇలా చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పేసనుకుంటా.
ఆ! అది. ఇప్పుడు మీరు అది. మీరు బె డిజైనింగ్ అన్నారు. దాని కోసం మీరీ ఆహ్, ఎడిటింగ్ టూల్సు ఇవన్నీ కొంచెం వాడారా? ఎలా వా
అవును. అవును. ఆ! నేను 'క్యాన్వా' వాడేవాడినండి. 'క్యాన్వా' అని ఒక టూల్ ఉందనమాట. అంటే ఒక అప్లికేషన్ అనమాట అది. ఆ అప్లికేషన్‌లో దాంట్లో మనము డిజైన్లు గాని అవన్నీ చేసుకోవచ్చు. దాని నుంచి ఇంకా ఏంటి అనంటే మా ఆవిడ యూట్యూబ్ కూడా చేస్తా ఉంటది.
ఆ! బావుంది. ఓకే. ఆహాహా! అది. అబ్బా! బావుంది. <chuckles> అది. అది కూడా ఒక మనొక మనం క్రియేట్ చేసుకున్నవే కదా!
హ్మ్. అది. అదే కదా! సోషల్ మీడియా‌నే సోషల్ మీడియా క్రియేటివిటీ‌యే. ఏంటి అనంటే తను చేసేయి అదంతా కూడాను నేను కథలు రాసిస్తా ఉంటాననమాట. ఇలా చేయ్యాలి, అలా చేయ్యాలి అని జెప్పేసనుకుంటా. హ్మ్. నేనేదన్నా స్క్రిప్ట్ రాసిచ్చాను అని జెప్పేసనంటే తనదే డబ్బింగ్‌గా చెప్పుకుంటది మొత్తం అంతా కూడాను. వాయిస్ ఓవరు.
క్రియేటివిటి ఆహాహా! బావుంది. ఆ! తర్వాత? అబ్బా! <chuckles> మీరు ఎక్కడికెళ్ళినా కూడా మీ మన సంస్కృతిని మర్చిపోకుండా మీరేమైనా క్రియేటివిటీలో బ ఆహ్, ఈ సోషల్ మీడియా ద్వారా ఏవన్నా ప్రేరణ పొందారు. ఆ!
హ్మ్. అవును. హ్మ్. ఇక్కడ ఇక్కడ నేను ఇందాకడ చెప్పినట్టుగాను సోషల్ మీడియా‌లో మన తెలుగు వారి గురించి నేను ఒక బ ఒక గ్రూప్‌ని అనేది తయారు చేయటం మొదలైందండి. ఆ గ్రూప్ వల్ల చాలా మంది తెలుగు వారికి చాలా ఉపయోగకరంగా మారిందనమాట ఒక దేశంలో పరాయి దేశంలో.
ఆ! అది. ఆ! అది చూడండి. ఎంత బాగుంది చక్కగాను. ఆ!
ఆ! ఇది ఇది అనేది ఎలా ఒచ్చింది అనంటే, మొదట మనం అనే వాళ్ళం ఇక్కడడుగు పెట్టాము. అడుగు పెట్టినపుడు మనం ఏయైతే ఇబ్బందులు పడ్డామో, ఎదుటివారు కూడా ఆ ఇబ్బందులు పడకూడదని చెప్పేసని హ్మ్. పడకూడదని చెప్పేసని అదొక అవును. అవును. హ్మ్. ఇంకా ఏంటి అనంటే, గ్రూప్‌లో కూడాను మంచి మంచి యాక్టివిటీలు. పలానా పండగొచ్చిందనుకోండి, పండగలొచ్చినపుడు ఇలాంటి వాతావరణాలన్ని జరుగుతా ఉంటాయి మన దగ్గర, మీరు రండి అని చెప్పేసనుకోని, పార్కుల్లో పలానా పార్క్ డీటెయిల్స్. హ్మ్.
అది. పడకూడదని మీరలాగా ఒకా క్రియేట్ చేసారు. ఆ! అది. అది. అవును. అంతే కదా! ఈ పండుగ సంస్కృతిని కూడా మీరు ఆహ్, గ్ ఆ గ్రూపులో మ మీరు పంచుకుని, ఒకళ్ళనొకళ్ళు మరి మీరు మాటాడుకుని చర్చల ద్వారా మీరన్నీ చక్కగా ఆహ్, మీరు
అవును. హ్మ్. అవును. అవును. ఇక్కడ ఎదుటి వ్యక్తి తోటి సంబంధం లేదండి. వాస్తవంగా చెప్పాలనంటే, ఎదుటి వ్యక్తి ఆ! అదే గదా! ఏ లేదిక్కడ. కానీ ఒక మాధ్యమంలో మనం అనేదాన్ని, మనం పెట్టేసి, చూస్తం వల్ల దాన్ని జనాలందరూ గూడా చూస్తున్నారక్కడ. చూసేసి దాన్ని తీసుకుంటున్నారు. అది ఎంత వరకు చాలా బావుంది చూడండసలికి.
అదే. ఎదుట <laughs> ఎదుట పడడం అన్నది లేదు. కానీ అది. ఆ! అది. కరెక్ట్. అది. ఎంతో ఆదర్శంగా వాళ్ళు కూడా ఎంతో ఇది తీసుకున్నారు వాళ్ళు దాన్ని. ఇప్పుడు మీరు ఆహ్ మీ సంస్కృతి తర్వాత భాష, మీరెలా నిలబెట్టుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా ద్వారా ఏమైనా కా పన్ ఆ! ఉపయోగపడిందా?
అవును. హ్మ్. అదే గదా! హ్మ్. హ్మ్. <smacks lips> భాష అని చెప్పేసనంటే భాష అవును. సోషల్ మీడియాలో కూడాను సోషల్ మీడియా కూడాను ప్రతిది కూడాను చూస్తే గనక ఈ మధ్య కాలంలో తెలుగు అనేది బాగా పెరిగిపోయింది మొత్తం అంతా కూడాను. నా భాష తెలుగు అని చెప్పేసనేది, గర్వంగా చెప్పుకోవడానికి చాలా వరకు, ఈ పోస్టులు అయన్ని కూడాను తెలుగులో పెట్టడం జరుగుతుంది మొత్తం అంతా.
ఆ! ఆ! ఆహాహా! ఆ! అబ్బా! చాలా బావుంది కదా! అది <chuckles> వింటుంటేనే ఎంతో బావుంది. పర్వంగా అనిపిస్తుంది. అది. ఆ!
ఆహా! అదే. అదే కదా! హ్మ్. దీనికి మనం తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ మనం ఇంగ్లీష్‌లో టైప్ చేస్తంటే, ఆ సోషల్ మీడియాలో మనకి కావాల్సిన లాంగ్వేజ్ కావాలి అని చెప్పేనంటే, అదొచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఆ వెసులుబాటనేది మనకు కొద్దిగా దొరికిందన్నమాట. ఇక మనం భాష మర్చిపోకుండా మనం టైప్ చేసిన దాన్ని కరెక్ట్‌గా మారుస్తుంది అని చెప్పేసనంటే, మన వ మన ప్రపంచానికి ఎంత దగ్గరగా ఉంటున్నాం అనేది చూసుకోండి మీరు సోషల్ మీడియాలో.
అదొచ్చేస్తుంది. అది. అది. అవును. అది చూడండి, ఆ ఎంతో బావుంది చక్కగా. దాని వల్లే మీకు భాషకి సంస్కృతి మెయింటెయిన్ చేసుకోవడం, తరువాత ఈ టెక్నాలజీ పరంగా మీరేమిటి నేర్చుకున్నారు అందులో? ఆ!
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. ఇక్కడ చూస్తే గనక ఇక్కడ చూస్తే గనక నేను మా ఆవిడ యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు <smacks lips> నాకు ఆ వీడియోలు తీయటం గాని, అలాంటియేం రావన్నమాట. వీడియోలు తీయటం గానియండి, వీడియో ఎడిటింగ్‌లు గానియండి, ఇట్లాంటియన్ని కూడాను సమయం సరిపోదు. కానీ తను చిన్న వీడియో మొదలు పెట్టింది. మొదలు పెట్టడం తోటి ఆహ్, తనే కూర్చొని ఎడిటింగ్‌లయన్ని చేసుకుంటా ఉందన్నమాట. "పిచ్చి మొహం దాన ఇలా కాదు, నేను చేస్తాను" అని చెప్పేసని నేను చేసిచ్చానన్నమాట. "ఆ! బావుంది. ఇక నుంచి నువ్వే చెయ్యి" అని జెప్పేసనంది. ఇంక చుడండి నాకొదిలి పెట్టేసింది మొత్తం అంతా కూడాను.
ఆ! అద్ <chuckles> అది. సమయం కూడా సరిపోదు కదా! అది. ఆ! అబ్బా! అది. <laughs> అది. అంటే మీ పక్క మ మీది స్టైల్ నచ్చింది ఆవిడకి. నచ్చి అది కూడా ఇ
ఆ! అదే కదా! ఎక్కడ స్లో మోషన్ చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఏంటి అనేది మొత్తమంతా గూడాను నా నెత్తిన పడేసింది నా పిల్ల. నే <laughs> నేనేం చేయాలో నాకైతే అర్ధం కాలేదసలకి. ఆ! హ్మ్. అదే గదా! ఆ! ఇప్పుడు నా సినిమాలు చూడటం గానియండి, ఏదైనా గానియండి మొత్తం అంతా నాకది ఉపయోగపడిందన్నమాట. ఆ! ఒక పలానా హీరో ఒచ్చాడనంటే, అక్కడ స్లో మోషన్ జరగాలి. హీరోయినొచ్చింది అని అంటే, ఒక స్లో మోషన్ జరగాలి. ఇట్లాగా. ఒక చోట ఫాస్ట్‌గా రావాలి అనేది మొత్తం అంతా కూడాను ఓ ఈ అమ్మాయి తెలిసిపోయింది మొత్తమంతా గూడాను. హ్మ్. ఎక్కడ స్లో జేయాలి? అహా! ఇదొకటు ఇదొకటుంటదా? ఇట్లా స్లో జేసుకోడానికి, ఇట్లాగా అని చెప్పేసని మొత్తమంతా నేర్చుకున్నానన్నమాట అంతా. హ్మ్.
అది. <laughs> మీరు మీరన్ని క్రియేటివ్ అక్కడన్ని వే సమకూర్చారు. చక్కగాను. ఈసీ గాను. ఆ! ఆ! అది. ఆ! <chuckles> మొత్తమంతా తెలుసు. ఆ! ఆ! అదే. ఈ థంబ్‌నెయిల్సు థంబ్నెయిల్సుంటాయి కదా! వాటి మీద ఏమైనా అవగాహనుందా మీకు?
అవును. చేశానండి. థంబ్‌నెయిల్స్ కూడా చేశాను, అవన్నీ కూడాను. ఓ ఆ అమ్మాయిది మంచిగా అంటే థంబ్‌నెయిల్సు అని చెప్పేసనంటే, లోపలున్న వీడియోకి, బయటున్న థంబ్‌నెయిల్‌కి సంబంధం <giggles> ఉండదు కొన్ని కొన్ని సార్లు, చెప్పాలనంటే. మ చక్కగా దాంట్లో ఉన్న సంబంధం ఉండేటట్టుగా ఒక ఫోటో తీసుకొని, దాన్ని థంబ్‌నెయిల్‌గా చేయటం జరిగిందన్నమాట. క్యాన్వా అనేదాన్ని ఉపయోగించుకున్నానండి. క్యాన్వా కూడాను డైరెక్ట్‌గా మనకి ఉపయోగకరంగా ఉంటదది.
ఆ! చక్కగా. <chuckles> అవును. అలా కాకుండా మీరు చక్కగా సంబంధం ఉండేటట్టు చూస్తున్నారా? ఆ! ఆహాహా! అది. ఆ! తర్వాత ఆహ్, మీరు ఆ డిజైన్లవి కూడా దాని కోసం ఇంకా ఏం టూల్స్ వాడారు? వాటినేలా ఇంకా ఆకర్షణీయంగా ఎలా తయారు చేసుకున్నారు?
హ్మ్. హ్మ్. డిజైన్ పరంగా ఆహ్, డిజైన్ హ్మ్. డిజైన్ పరంగా అని చెప్పేసనంటే దాంట్లోనే వాడేవాడిని మొత్తం అంతా కూడాను. దాంట్లో వాడేసిన తర్వాత చిన్న చిన్నయి, దానికి సౌండ్ కావాలని చెప్పేసనంటే వేరేయి కూడా వాడేవాడినన్నమాట. వేరే టూల్స్ ఉండేవి. కొన్ని కొన్ని క్యాప్‌కట్ అని చెప్పేసి, యానిమేషన్ కూడా చేసేవాడిని. మొత్తం అంతా కూడాను ఈ మధ్య కాలంలో ఏఐ ఒకటొచ్చింది. ఏఐని వాడటం కానియండి వీడియోల్లో. హ్మ్. అయన్ని కూడా చేసేవాడినన్నమాట మొత్తం అంతా.
ఆ! ఆహాహా! యానిమేషన్ ఏవో ఉంటాయి కదా టూల్స్. ఆహా! ఆ! ఆ! ఆ! ఇలాంటివన్నీ ఆ! ఇప్పుడు
ఆ! ఇవన్నీ చేసేసిన తర్వాత ఇయన్నీ కూడాను నేను తన యూట్యూబ్‌కి చేయాలి. ఇటు పక్కన నా కంపెనీకే చేసుకోవాలి. మొత్తం అంతా నాకు ఈ సోషల్ మీడియా మీదే అయిపోయిందన్నమాట అంతా. నా జీవితం అంతా గాని. ఆ!
<chuckles> అంతే కదా! మొత్తం అంతా మరి ఆహ్, ఇప్పుడు మీరనే కాదు. చాలా చోట్ల అదే దాని మీదే ఆధారపడి ఉంటున్నారు. ఆ! అది.
అవును. అవును. చాలా మంది కూడాను ఇప్పుడు, ఇప్పుడు చూసుకుంటే గనక ఈ సోషల్ మీడియా నుంచి కొత్త కొత్త ఉద్యోగాలన్నీ పుట్టుకొచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసని కొత్త కొత్తయన్నీ కూడాను హ్మ్. నేనిప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ జేసానండి. నేనొక రెస్టారెంట్ ఓపెన్ జేశాను. హ్మ్. దానికోసం అని జెప్పేసని
అవును. అది కరెక్ట్. ఆ! ఆ! ఇప్పుడు మీరు ఆ! అది. నేనదే అడగబోతున్నాను. మీకున్న ఉదాహరణ అడగబోతున్నాను మీరు చెప్పారు. ఆ!
హ్మ్. హ్మ్. నేనొక రెస్టారెంట్ ఓపెన్ జేసిన తర్వాత దానికి నాకు కావాల్సొచ్చింది. డిజిటల్ మార్కెటింగ్‌. నేనొక కంపెనీతోటి టై అప్ అయ్యానిక్కడ. నాకు తెలుసు నాకప్పటికి తెలీదనమట డిజిటల్ మార్కెటింగ్ గురించి వాస్తవంగా చెప్పాలనంటే. నాకు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం గానియండి అవునండి. హ్మ్. మనకొస్తది. ఒక దెబ్బ పడిన తర్వాతే మనం తెలుసుకుంటాం మొత్తం అంతా కానియండి ఏదన్నా.
అది. ఆహహా! అది. అదే. మనకంత ఐడియా ఉండదు కదా! మనకు అవసరం ఉన్నప్పుడే మనకి వెతుకుతాం. అది. అది. కరెక్ట్. అది అవసరం ఉన్నప్పుడే మనం అన్ని వెతుకుతాం. ఆహా! ఇది ఎక్కడుందా అదిక్కడుందా అని చెప్పి మనం తెలుసుకుంటాం. అది. ఆ!
హ్మ్. అవును. అవును. వాస్తవం అది. అవును. వాస్తవం అది. ఇక్కడ ఏంటి అనంటే అతను ఒచ్చాడు. "నేనిలా చేస్తాను, అలా చేస్తాను" అని చెప్పేసి అనన్నాడు. "ఆ! సరే, ఓకే" అని చెప్పేసి నేను డబ్బులిచ్చేసానతనికి. కానీ తీరా చూస్తే ఏముంది? నాకసలు ఎలాంటివి ఏమి కనపడలేదు. తరువాత ఇంకా కూర్చొని మా ఆవిడ ఇలా కాదు అని చెప్పేసని, మన ఇద్దరమే చేద్దాము అని జెప్పేసని, "నువ్వు వీడియో తియ్యి, నేను ఇలా పలానా వంటకం చేసింది తింటా ఉంటాను. దాన్నే మనం సోషల్ మీడియాలో పెట్టుకుందాము" అని చెప్పేసని చెప్పింది. ఆహా! వంట చేసే వాళ్ళ దగ్గరికెళ్లి వంట చేసే వీడియోలు కానియ్యండి, ఆ అమ్మాయి ప్లేట్ తెచ్చుకొని ఇట్లా పట్టుకునే వీడియోలు కానియ్యండి, ఇయన్నీ కూడా మొత్తం అంతా క్రియేటివ్‌గా చేసుకొని మన రెస్టారెంట్‌లోకి సంబంధించిన యాంబియన్స్ కానీ అవన్నీ కూడా వీడియోలు తీసుకొని నీట్‌గా ప్రజెంట్ జేసేవాళ్ళం అన్నమాట జనాలకి. మా దగ్గర ఇది దొరుకుతుంది అని చెప్పేసని మాకు జనాలకి చెప్పడం జరిగిందన్నమాట. పెరిగిద్ది. పెరిగిద్ది. ఖచ్చితంగా పెరిగిద్ది. హ్మ్.
ఆ! <chuckles> అది. అది పెద్దగా అం ఆ! అబ్బా! ఇది బావుంది నిజంగానే మంచి సలహా ఇచ్చారు. ఆ! అది అది. దాని వల్ల మీకు అది. ఆదాయం గూడా పెరుగుతుంది కదా! మీ మీ బ్రాండ్‌ని మీరలాగా ముందుకు తీసుకెళ్లారా అది వాడుకొని? ఆ! ఆ!
అవునండి. ఇదే చెప్పదలుచుకుంటున్నాను నేను. ఏంటి అనంటే, మన సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనుక ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోనులుంటున్నాయి గదా! మీరు మొదట్లో చెప్పినట్టుగాను. ఆ! ఇక్కడ అది పనికొచ్చే విషయం అవ్వనీయండి, పనికిరాని విషయం అవనీయండి. జనాలందరూ కూడాను చూస్తా ఉన్నారు. ఎక్కువగా పనికిరాని విషయాలను చూస్తున్నారు గానియండి. అది వేరే విషయం. హ్మ్. అది హ్మ్. <smacks lips> ఎందుకనంటే, ఇప్పుడు పురాతన కాలం నుంచి చూసుకుంటే మంచి కంటే చెడే ఎక్కువ వ్యాపిస్తుంది.
అవును. అంతే కదా! అది. అది కరెక్ట్. అలా చూస్తూనే ఉంటారు. <laughs> అది వేరే కరెక్టే ఆ! కానీ అనుకు అవును. అని అంటారు. అద్ అది నిజమే. కానీ, మనం అది జరగకుండా మనం మన తరప్ మనం ఒక పౌరుడిగా అది. మన పౌరుడిగా మన కర్తవ్యం అది. అది.
అవును. ఖచ్చితమది. నిజమే అది జరగకుండా చూసుకోవాలి. మనం మంచిగా చేసాము హ్మ్. కొన్ని కొన్ని సార్లు మేమేం జేసామో తెలుసా అండి కొన్ని కొన్ని సార్లు మేము ఏం జేస్తామో తెలుసా అండి, యూట్యూబ్‌లో వ్యూస్ రావట్లేదనుకోండి, యూట్యూబ్‌లో వ్యూస్ రానప్పుడు, దాన్ని నెగెటివ్‌గా ఏదో ఒకటి పెట్టేసి థంబ్‌నెయిలు అలా జేసేవాడిని నేను, దానికి వ్యూస్ పెరిగాయి. వేరేదుండేది. వేరేదుండేది. దానికి వ్యూస్ పెరిగిపోయినాయి మొత్తం అంతా గూడాను అలా చేస్తే గనక.
ఆ! <giggles> ఆ! ఆ! కానీ, బ్ లోపల మ్యాటరంతా చ మంచి మోరలుంటుంది అది. ఆ! <chuckles> అలాంటివి కూడా ఉంటాయి టెక్నికులు. కానీ, అవన్నీ మ మీ యొక్క కొత్త నైపుణ్యతంతా బయటపడింది. ఆ ఆ విధంగాను. ఆ!
అబ్బా! హ్మ్. అవును. అవును. దాని వల్ల దాని వల్ల చాలా వరకు వాస్తవంగా చెప్పాలనంటే, ఈ సోషల్ మీడియా అనే దానివల్ల నా వ్యాపార వృద్ధి జరిగింది. నాకు ఉద్యోగ పరంగా మంచే జరిగింది. ఏదన్నా కానియండి, ఒకటి దొరికింది అని చెప్పేసనంటే హ్మ్.
గా ఇప్పుడీ అది. ఇప్పుడీ వ్యా అవును. ఈ వ్యాపార రీత్యా మీకు మానసిక ఒత్తిడి ఎప్పుడైనా మీరు గమనించుకున్నారా? దాన్ని ఎలాగ మీరు కంట్రోల్ చేసుకున్నారు? మీర్
ఖచ్చితంగా ఉంటదండి. ఖచ్చితంగా గా ఖచ్చితంగా ఉంది. ఏముందండి, ఇంటికి రాగానే పడుకొంటాను. పడుకొన్న తరువాత ఈ సోషల్ మీడియా ఓపెన్ జేస్తాను. ఓపెన్ జేసుకొని, దాంట్లోకి సంబందించిన ఏయ్యోక 2, 3 వీడియో‌లు జూసేసి, అట్లనే పడుకుండిపోతాననమాట. నాకింకొక చెడ అలవాటు గూడుందండి, నేను ఇయన్ని కూడా చూస్తా ఉంటాననమాట యూట్యూబ్‌లో.
అది. అది. అది. ఆ! అది <chuckles> ఆ! <chuckles>
ఆహ్, డాక్యుమెంటరీ‌లు అయన్నీ చూస్తా ఉంటాననమాట కూర్చొని. ఎందుకనంటే, తెలుగులో జూసాననుకోండి, అయి ఇంట్రెస్టింగ్‌గా చూస్తాను. అదే వేరే భాష ఎంగిలీష్‌లో ఇంగ్లీష్‌లో ‌జూసాననుకోండి, త్వరగా నిద్రొస్తుందని జెప్పేసని అయి జూస్తా ఉండేవాడిని. <giggles> ఆ!
ఆ! <giggles> అది కరెక్టు. అది కరెక్టే. బావుందది. ఇంకో పరభాష అంటే, మనకు యా అంత ఎక్కదు. అంటే, ఎక్కదని కాదు.
అర్థం గాదు గాబట్టి అర్థం గాదు గాబట్టి, మనం చూడు హ్మ్.
అర్థమవుతుంది. కానీ, మీరు అంత ఆహ్, ఇంట్రెస్ట్‌గా ఉండదు. అదే, అందుకని పడుకుంటారు. ఇది గూడా దీని వల్ల కూడా నిద్ర
అవును. చూసారా? ఇది గూడా ఒక క్రియేటివిటీయే. ఇది గూడా ఒక క్రియేటివిటీయే. <giggles> మనకు త్వరగా నిద్ర రావాలి మనకు త్వరగా నిద్ర రావాలి అనంటే, అర్థం గాని వీడియోలు చూడాలి అని జెప్పేసని. హ్మ్. అదే గదా! అప్పుడు త్వరగా ఏ ఏముందని జెప్పేసని మనకే నిద్రచ్చేస్తది, పడుకుండిపోతాం శుభ్రంగా.
అది. అర్థం కాని వీడియోలు చూడాలి కరెక్టే. <giggles> అది. ఆ! అలాగా అలా పడుకుంటే మీకా ఒత్తిడన్నది తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. అది. ఆ!
ప్రశాంతగద"" ప్రశాంతత అవునండి. హ్మ్. ఎయితే ఎప్పుడైనా గానిండి మంచిగా పని చేసి ఒచ్చిన తరువాత మంచిగా నిద్రపోవటం గాని, ఇట్లాంటియన్ని చేశాం అనుకోండి ప్రశాంతంగా ఉంటది. మొత్తం అంతా గానియండి.
అది. ఈ సోషల్ మీడియా ఎంత ఎన్ని గంటలు వాడతారు మీరు? వాటిని ఎలాగా మీరు పరిమితిలో పెడుకుంటారు.""
హ్మ్. మా! నేను, హ్మ్. ఇప్పుడు చెప్పాలనంటే వాడకం ఎక్కువగానే ఉందండి వాస్తవంగా జెప్పాలనంటే. దెగ్గర దెగ్గర రోజుకి 6 గంటలు జూస్తున్నాను సోషల్ మీడియా ఖాళీగా ఉంటం వల్ల.
అవును. కానీ అదేలెండి. కానీ, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? మరి దాన్ని తగ్గించడానికి.
కంట్రోల్ జేయటం అనంటే మనం పని చేసుకోటమే నండి మొత్తం అంతా గానియండి. పని దొరికిందనుకోండి శుభ్రంగా పని ప్రశాంతంగా చేసేసుకోవచ్చు ఏయో దాని జోలికి కూడా ఎళ్ళం అన్నమాట ఎవరు కూడాను. మనిషికి చేతి నిండా పనుండాలి. ఇయన్నిటికి కూడా దూరంగుండాలి. కానీ దాన్ని నేనెందుకనంటే ఇప్పుడు దాన్ని నేను వృత్తిగా మార్చుకున్నాను కాబట్టి నేను ఎక్కువ ఉండాల్సి ఒస్తుంది దాంట్లో.
ఆహాహా! అది. అది. అది. అవును. అవును. ఎప్పుడైనా ఉండవలసి ఒస్తూ ఉంటుంది. అది. ఆ!
హ్మ్. ఒస్తా ఉంటుంది ఖచ్చితంగాను. ఎందుకనంటే, అప్‌డేట్ అవుతా ఉండాలి కదా! అందుకని జెప్పేసని నేను గూడా ఎక్కువ వాడతా ఉంటానన్నమాట మొత్తమంతా. అసలు ఎం జరుగుతుంది? ఏంటనేది? అవును. ఖచ్చితంగా! హ్మ్.
అంటే, అందులో అన్నీ నేర్చుకుంటున్నారు మీరు. ఆన్‌లైన్ లోని మొత్తం అన్నీ నేర్చుకుంటున్నారు మీరు. అది. ఆ నేర్చుకోవడం వల్ల ఆహాహా! అది. అప్పుడు మీకన్నీ వచ్చీసింది ఇంక పర్వాలేదు, ఇంక చూడక్కర్లేదు, అలా ఎప్పుడైనా అనుకున్నారా? లేతే నేర్చుకుని ఆ!
అవును. అప్‌డేట్ అవుతా ఉండాలండి. అప్‌డేట్ అవుతా ఉంటేనే ఈ ప్రపంచంలో ఉండగలము మొత్తమంతా. హ్మ్. హ్మ్. <smacks lips> అస్సలేదండి ఏ ఏదు."" ఆ! లేదు. ప్రతిరోజు ఏదో కొత్తది ఒస్తానే ఉంది. ప్రతిది కూడా నేర్చుకుంటానే ఉండాలి.
నేర్చుకుంటూ ఉండాలని అంటున్నారు. అది. అదే మంచిదంటారా? లేతే చాలు ఇక అని ఒదిలిస్తారా? ఏది మంచిదంటారు? ఆ! అందుకని మనం ఎప్పుడో అది. కరెక్టే.
ఆ! ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ! <hiccups> ఒదిలేస్తే మనం వెనక పడిపోతాంగా. హ్మ్. వెనక పడకూడదుగా మనం. హ్మ్. <smacks lips> అందుకని చెప్పేసి మనం ఎప్పుడికప్పుడు మార్చుకుంటా ఉంటే దానికి సంబందించినట్టుగా బావుంటది. మనకు కూడాను.
ఆ! అంటే, కొత్త హంశాలన్నీ""అందులో నేర్చుకుంటూ ఉంటారు మీరు. ఎప్పటికప్పుడు. ఆ! చాలా బావుంది. అలా నేర్చుకున్నవి ఏమిటి ఉన్నాయి మీవు ఈ మధ్య కాలంలో? ఆ!
నేర్చుకోటమే. ఖచ్చితంగా నేర్చుకుంటాను నేను. అవును. నేను నేర్చుకున్నయి అయితే ఎడిటింగ్ ఒకటి నేర్చుకున్నానండి. దాని ద్వారా. హ్మ్. ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిక్‌టి ఎడిటింగ్ వల్లనే నేను ఈ రోజు రెండు ముద్దలు తినగలుగుతున్నాను వాస్తవంగా జెప్పాలనంటే. ఆ! అది. హ్మ్.
అబ్బా! ఎడిటింగు నేర్చుకున్నారు అది. ఆ! అదే కదా! చాలా బావుంది. ఆ! నీ దెగ్గర ఎంతో నేర్చుకున్నాను అ-ద-ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
అవును. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.